అవునండి. నిజంగా. ఏంటంటే, మనకి కొన్ని సార్లు ఇంట్లో వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారండి. <smacks lips> అంటే, వాళ్ళు కూడా అందులో బాగా ఇన్వాల్వయిపోయేవారు. ఈ టీవీ షోల్లో వాటిల్లో. అంటే, మనతో పాటు వాళ్ళు నవ్వేసేవారు, వాళ్ళు చూస్తారు, కానీ కొన్ని సార్లు మనకింట్లో ఒద్దనుకుంటే ఫ్రెండ్స్ ఇంటిలికి కూడా వెళ్లి చూసే రోజులున్నాయి కదండీ?
అవునవునండి. <chuckles> అవునవును. వెళ్లి చూసే రోజులు గూడుండేవి. ఖచ్చితంగండి. ఎందుకంటే, కొన్ని కొన్ని సార్లేంటంటే, ఎక్కువ సేపు చూస్తన్నావు టీవీ, ఆహ్, కొంచంసేపు చదువుకో అని జెప్పినప్పుడూ ఆహ్, మారం జేసి మనం మన ఫ్రెండ్సింటికెళ్ళామంటే వాళ్ళు అవే చూస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో. ఈ ఫోన్‌లోచ్చేశాకే అండి బాబు, అసల ఎంత బా మారిపోయారంటే, టీవీలు గాదు గదా, కార్టూన్‌లు గాదు గదా, రీల్సూ ఆహ్, ఇవి మన షార్ట్‌లు అయి జూస్తన్నారు. పెద్దవాళ్ళు జూసేవే చిన్నవాళ్ళు జూస్తన్నారు.
అవునా! ఆ! అవునండి. మీరు బాగా గమనించినట్టయితే చిన్నప్పుడూ, ఈ చిన్న పిల్లలకంటూ సపరేట్‌గా ప్రోగ్రామ్సవి వచ్చేవండి. ఇప్పుడు ఈ కార్ట్ ఈ కార్టూనూ, జటెక్సూ, ఈ డిస్నీ ఎక్స్‌డీ, ఇవన్నీ ఏంటంటే, మనకి చిన్న పిల్లలకంటూ ఒచ్చేయి. ఇప్పుడేంటండి, అందరికీ ఒకటే. చిన్న పిల్లలే పెద్దోళ్ళా బిహేవ్ చేసేస్తన్నారు, మాములుగా చెప్పాలంటే. నిజంగా. ఇలాంటి షోలిప్పుడు కొంచుం తగ్గడవనేది నిజంగా మనం బాధపడాల్సిన విషయవే అండి నిజం చెప్పాలంటే.
హ్మ్. అవునవునండి. హ్మ్, హ్మ్. <chuckles> అవునవునండి. అవునండి. అవునండి.
ఆ! మీరూ కొన్ని కొన్ని పాటల ప్రోగ్రామ్సు, అవి కూడా ఒచ్చేవి. మీరు మళ్ళీ డాన్స్ ప్రోగ్రామ్స్ గానీ, ఇలాంటివి కూడా మీరు చూసేవారా? ఆ! అవునండి.
ఆ! అవునండి. ఆట అని గానీ. హ్మ్. ఆ! నేను చూసేవాడినండి. నేనెక్కువేంటంటే, మన ఢీ షో ఈటీలో ఒచ్చేదండి. ఆ ఢీ షోని బాగా ఫస్ట్ సీజన్ నించి గూడా చూసేవాడిననమాట. ఇప్పడుకి 16 సీజన్‌లయ్యాయి. ప్రతి సీజన్ గూడా, ప్రతి ఎపిసోడ్ గూడా నేను చూసేవాడిననమాట, డాన్సుకి సంబంధించి.
ఓకే. అంటే మీకు ఆ! అంటే, మీకు డాన్స్‌లు బా ఇష్టమా?

అవును. నిజంగానండి బాబు. అవి ఆలోచిస్తేనే ఎంత బాగుంటుందని. ఎన్ దీనితో పాటు ఇప్పుడు పవర్ రేంజెస్‌గాని, పవర్ పాప్ గర్ల్స్‌గాని ఇలాంటివి కూడా చాలా ఎక్కువుండేవి కదండీ అప్పడ్లోని.
అబ్బా! నిజ్జంగా అండి అసల. ఆ! నిజ్జంగా అండి అసల. మేమేం జేసేవాళ్ళం అంటే, పవర్ రేంజర్స్ అన్నారనంటే నాకొకటి గుర్తొచ్చిందన్నమాట సంఘటన. మా ఇంటి దగ్గరుండేవాళ్ళు 10 మంది దాకా ఉండేవాళ్ళం అనమాట. మా వీధిలోనే పిల్లలం. మేమేం జేసేవాళ్ళంటే, చిన్నప్పట్లో ఇంకా అయి, అయి చూసేసి ఒక కీ పెట్టి ఇలా తిప్పితే బ్లూ రేంజర్, రెడ్ రేంజర్, గ్రీన్ రేంజర్ అనొచ్చేవి గదండీ. అలాగా ఒక చెక్క ముక్కలు దీసుకొని, చెక్క ముక్కలకి బొక్క బెట్టి, కీ బెట్టేలాగా బెట్టి కీనిలా తిప్పేసి, నేను బ్లూ రేంజర్ ఇలా మారిపోతున్నాను, అని జెప్పి వాడు వేరే వాళ్ళు మా త మా ఫ్రెండ్సేమో యెల్లో రేంజర్‌గా మారిపోవడము, వాళ్ళకుండే శక్తులు, మేమేదో అందరిని కాపాడినట్టు టి, టి, టి, టు వాట చెక్కలతో ఆడుకోవడం, అయి అంటే, మన జీవితంలో చాలా ప్రభావం జేపేవండి అప్పట్లో. ఏదో మేమెవరినో కాపాడుతున్నాము <chuckles> అలాగా.
అవునా! <chuckles> ఆహా! అవునండి. అవునవును. అమ్మో! <laughs> ఓకే. అవునండి. లేదండి ఆవి చాలా ఆ! <smacks lips> ఏండి! నిజం అండి ఇది మీరు చెప్పింది నిజంగా కరెక్ట్ పాయింట్. ఏంటంటే, మనకి జీవితంలోని ఎవరినైనా కాపాడాలి. ఎవరినైనా సాయం చేయాలి. ఇలాంటివి బాగా ఉండేవండి. అప్పుడు ప్రోగ్రామ్‌లన్ని అలానే ఉండేవి. <smacks lips> ఏంటంటే, మనకేదో స్కూల్‌లో ఏదో ప్రమాదం జరిగితే మనం యెళ్లి యెలా కాపాడుతాం, మన చుట్టుపక్కల వాళ్ళని యెలా రక్షి ఇలాంటివుండేవి. ఇప్పటి కాలంలో ఏంటంటే అండి, మనమే ఎళ్లి ప్రాబ్లమ్ క్రియేట్ చేసేటట్టు ఉంటున్నాయి ఇప్పుడు షోలైతే.
హ్మ్. హ్మ్. అవునండి. బాగా బాగుండే. అవునవునండి. <chuckles> నిజంగానే. అవునండి. <laughs> నిజంగానే అండి. హ్మ్.
<laughs> నిజంగా. అవునండి. ఇప్పుడు మీరీ పాత్రల కోసం వాటి కోసం చెప్పారు కదా! మీకు కొన్ని, కొన్ని మనకి సినిమ ఈ ఎపిసోడ్‌లు స్టార్ట్ అయ్యే ముందు కొన్ని, కొన్ని పాటలు మ్యూజిక్కుల్లాంటివి కూడా ఒస్తుంటాయి. అవి కూడా మనకు గొప్ప ఇష్టంగా ఉండేవి కదండీ?
హ్మ్. హ్మ్. పాటలు. అవునండి. అవునండి. ఆ! అవును. నిజంగా అండి. మనం జూసుకుంటే ఇప్పుడు, ర్ అలాగే అలాంటి షోలాగే 'చోటా భీం' అనేది ఒకటొచ్చేదనమాట. దాంట్లో గూడా భీం భీం భీం, చోటా భీం చోటా భీమ్ అని పాటొచ్చేది. అసల ఆ పాటలు గూడా అండి వాళ్ళేంటంటే, పిల్లలకి బాగా ఆకర్షితం. ఇంకా ఎక్కడ ఎంతో దూరంలో ఉన్నా గూడా ఆ పాట వినిపియంగానే, ఇంకో ఈ షో స్టార్ట్ అయిపోయింది. మనమెళ్లి చూసేయాలని జెప్పి ఆక్ ఆకృతనేది ఒచ్చేసేదనమాట. ఆత్రుతనేది.
ఆ! అవునండి. అబ్బ! ఎంత బాగుంటుందండిది. ఆ! అవునండి. అవునండి. నిజంగా. మీరు గమనించండి ఇప్పుడు కాలంలో మనకేదైనా ఒక టైమ్‌కంటూ పే ఏ టైమ్‌కైనా ఆ ప్రోగ్రామ్ చూడొచ్చు, ఏ టైమ్‌కైనా మనం తిప్పొచ్చు. ఇలా ఉండేవి. కానీ, అప్పటి కాలంలో మీరు గమనిస్తే, ఈ సమయంకల్లా మనం ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ ఒచ్చేది మనం ఇంటికేళ్ళిపోవాలి. <smacks lips>
అవునండి. అవునవును. ఆహా! అవునండి.